అబ్బా! ఆక్ అయ్యో!
నేను నేనే పెట్టుకున్నాను. నేనెలా వాడానంటే, ఆహ్, నాకెన్నో కోరికలు ఉండేవన్నమాట. అంటే ఈ డ్రెస్ కొనుక్కోవాలి ఇలా స్టైల్ అవ్వాలి ఈ హెయిర్, హెయిర్ స్టైల్ జేయించుకోవాలి నెయిల్స్ జేయించుకోవాలి
అంటే ఆ ఏజ్ అలాగే అనిపిస్తదండి ఫస్ట్. <chuckles>
అని. అవునవును. అయితే, ఇవన్నీ పేరెంట్స్ మనీతో జేయలేం. ఎందుకంటే, ఖర్చుతో కూడుకున్నవి గదా! అయితే నేనెప్పుడో అనుకుంటుండే నేను సంపాదించినప్పుడు నేను నిజంగా ఇవన్నీ నేను అనుభవిస్తా. ఇప్పుడు ఒక నెయిల్స్ సెలూన్‌కెళ్లి నెయిల్స్ చేయించుకోవడం అనే ఎక్స్‌పీరియన్స్ నాకు గావాలి. అంటే ఎప్పుడూ కాదు. అట్లీస్ట్ ఒక్కసారి అయినా సరే. లేకపోతే మంచి హెయిర్ కట్. ఏదో నార్మల్ బ్యూటీ పార్లర్‌లో గాకుండా, పెద్ద సలూన్‌కెళ్లి మంచి హెయిర్ కట్ చేయించుకోవాలి. మంచిగా కనపడాలి ఎందుకంటే, ఉద్యోగం చేసే దగ్గర నీట్‌గా ఉండాలి గదా! గ్రూమింగ్ అనేది. యాహ్! పిచ్చి పిచ్చిగా ఉండకుండా.
హ్మ్. ఓహ్! ఆ! అ అంటే ఆహ్, కనీసం ఎంత ఖర్చు బెట్టుంటారంటే, అంటే మొదట్లో అంటే మీకు తెలియనివి? ఆ!
ఆ! అంతేం లేదు. నెయిల్స్‌కి 2,000 హెయిర్‌కి 2000 బట్టలకు ఒక 5,000 అంటే నెయిల్స్ ఆహ్, ఆహ్, జుట్టు పక్కన బెడితే బట్టలైతే మన్నికగా ఒస్తాయి గదా! సో, అది మంచి మంచిదే. ఎందుకంటే, బట్టలు బ్రాండెడ్వే గొన్నాను. అవి నేను 2 టూ 3 ఇయర్స్ ఎసుకున్నానండి. అప్పుడు కొన్న బట్టలు. కాబట్టి అవి మంచివే యాహ్! మంచిగానే వాడాను. ఇంకా నెక్స్ట్ మంతు
అబ్బా! <chuckles> రీ అంటే మంచిగానే వాడారు. అవునవును. అంటే బట్టలే ఎటన్ అంటే బట్టలు ఇటు వీ విషయానికి ఒస్తే ఏందంటే, కంఫర్టే జూసుకోవాలండి. ఎందుకంటే, మనం తక్కువ దీసుకుంటే అవి నెలకన్నా ఎక్కువ రోజులు ఉండవవి. కాబట్టి మంచిగా మంచి ఆహ్, మ ఆ! అవును.
అవునవును. మంచివి దీసుకోవాలి బ్రాండ్‌డ్‌వి. ఆ నెక్స్ట్ మంత్ ట్రిప్‌కెళ్ళేసి ఒచ్చినాం నేను మా ఫ్రెండ్సు. ఆహ్, గోవా ట్రిప్పు అట్లా నా డబ్బులు <chuckles> అయిపోయినియి. అంటే నా షేర్ నేనే బెట్టుకున్నాను ఎవరికీ బెట్టలే నేను. అలా. ఇంకా థర్డ్ మంత్ నుంచి ఇంట్లో ఇవ్వడం స్టార్ట్ చేషినాను. ఎట్లంటే నేను ఒక 5- 10000 పెట్టుకొని. అంటే పీ ఆహ్, నేను పీజీలో ఉండేదాన్నప్పుడు. పీజీకి ఓహ్, ఫైవ్ థౌసంనె ఇంకో 5,000 నేను పెట్టుకొని మిగతా 10,000 పంపించేదాన్ని. అలా
ఆ! <chuckles> హ్మ్. ఆ! ఆ! అంటే ఇప్పుడు, మీరు 2 నెలలు ఇవ్వలేదు అని చెప్తున్నారు కదా ఇంట్లో. ఇంట్లో వాళ్ళు ఏమి క్వశ్చన్ జేయలేదా నిన్ను? ఏంటి జీతం ఏం జేసావు నువ్వని? అయ్యో! మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు అండి <chuckles> చెప్పాలంటే. ఇప్పట్లో తల్లిదండ్రులు ఆహ్, గుచ్చి గుచ్చి మ అన్నీ అడుగుతారు. ఏ ఇదెందుకు బెట్టావు. ఇది ఎందుకు బెట్టావు అని జెప్పి క్వశ్చన్లు నార్మల్ క్వశ్చన్స్ ఏయట్లే ఇప్పట్లో. మీ పేరెంట్స్ చాలా మంచోళ్ళు. అయితే ఆహ్, ఇప్పుడు మీరు ఆహ్, వెళ్లొచ్చానన్నారు, బయటకి వెళ్ళొచ్చానన్నారు అయితే కుటుంబ స ఆహ్, తరువాత అంటే ఈ దీని తర్వాత, మీకు కుటుంబం అనేది మారిద్ది ఖచ్చితంగా. ఆహ్, మారిన తర్వాత లేదంటే ముందే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే 2 నెలలు అయిపోయిందో. దాని తరువాత అయినా మీరు ఎటువంటి జాగ్రత్తలు. అంటే డబ్బులేమన్నా కొంతమేర ఆహ్, పొదుపు జేయటానికి గాని ప్రయత్నించారా? లేదా ఇంట్లో వాళ్ళకి కా హ్మ్.
ఆ! అవును. <chuckles> ఏమనలే. ఏమనలేదు. ఎమ నేను ముందే జెప్పేసినా అన్నమాట. <chuckles> అవును. అవును. ఆ! చేసానండి. మా మమ్మీ జేయించింది. చిట్టి అమౌంట్లు కడతాం గదా చిటీ. చీటీలు ఆహ్, అలా మా పిన్ని వేస్తది అనమాట. మా పిన్ని దగ్గరే వేయించింది. <coughs>
అవునవును. హ్మ్.